అవునండి. క ఖచ్చితంగా ఎందుకంటే నేను నా మొదటిగా ఇప్పటి వరకు నేను నా చిన్నతన్ చిన్నతనం నుంచి ఎప్పుడు హాస్టల్లో పుట్టి అంటే, హాస్టల్లో చదువుకోటం ఇట్లాంటివి ఎప్పుడు చేయలేదనమాట. కానీ ఒక స ఎప్పుడూ ఊర్లో అంటే ఇంటి దగ్గరే అనమాట. నా ఆహ్, కాలే ఇంటి దగ్గర నుంచి వెళ్ళుడు. స్కూల్లో అయినా గానీ, ఆ! డే స్కాలర్‌ లాగా స్కూల్లో అయినా గానీ, లేకపోతే ఆహ్, ఇంటర్‌లో అయినా దాని తర్వాత ఆహ్, నేను చేసిన డిగ్రీ అయినా గానీ, మొత్తం నాకు ఇంటి దగ్గర నుంచి జరగడం జరిగింది. అంటే ఆహ్, నాకు ఇంట్ కావాల్సిన వంటకాలు గానీ, అన్నీ మా అమ్మగారు చేసి పెట్టేవాళ్ళన్నమాట ఏ డోకా లేకుండా. కొన్ని కొన్ని సార్లు ఇంటి దగ్గర గూడా ఏ అంటే మనం ఎంత ఇంట్లో తిన్నా గూడా మనకి ఆహ్, ఫ్రెండ్స్‌తో కలిసి బయట తినటం కూడా ఉంటది. అంటే కొన్ని మనకి స్పెషల్‌గా కొన్ని రెస్టారెంట్‌లు ఉంటాయి. హ్మ్. అట్లాగా, అట్లాగా మాకు ఆహ్, కొన్ని ఉన్నయనమాట మా ఊర్లో ఫేమస్ అయిన ఫుడ్స్. అంటే ఆహ్, మేమేంటంటే అందరికి లాగా ఒక పెద్ద హోటల్ ఇట్లాంటివి ఏం తినమనమాట. పొద్దున్నే టిఫిన్‌లు అయితే మేము ఆహ్, ఒక మామ్మగారి కొట్టులో కూర్చొని, అదేంటంటే పెద్ద హోటల్ కూడా గాదు. ఇంట్లోనే మనకి ఒక చిన్న బండి పెట్టేసి ఒక ఆహ్, పుల్లట్లు యేస్తారు గదా! అట్లాంటి ఒక ఇంట్లోకి యెళ్లి మేము ఆ ఆ అవొక ఆహ్, పదట్లు తినేసి రావటం, ఆహ్, ఇట్లాంటివి చేసేవాళ్ళనమాట.
ఎప్పుడూ ఊర్లోనే ఉండేవారు. అ ఇంటి దగ్గర నుంచే వెళ్ళేవారు డ్రే డే స్కాలర్‌ లాగా. ఓకే. అవును. అవును. నిజమేనండి. ని స్ట్రీట్ ఫుడ్సని, అలా రెస్టారెంట్స్‌కని వెళ్తూ ఉంటాము. అవునవునండి. ఓహ్! పదట్లు తినేస్తారా? అంటే యూజువల్‌గా వాళ్ళు ఒక దోస రెండు దోసలే వేస్తారు కదా! ప్లేట్‌కి.
ఆహ్, అంటే అవి పెద్ద, పెద్ద దోసలు కాదు. మనకి రెస్టారెంట్‌లో ఉన్నట్టుగా పెద్ద దోసలు కాదనమాట. చిన్నవి పుల్లట్లు చిన్నగుంటయి. ఆహ్, మన అర చెయ్యంత ఉంటాయి. ఆహ్, ఇవేంటంటే అసలేంటంటే ఒక్క 2 బైట్‌లో యెళ్ళిపోద్దన్నమాట. ఒక సగం ముక్క తీసేసుకుంటే ఆహ్, అట్లా రెండు సగాలు అయిపోతే, ఒకసారి ఒకట్టు అయిపోయిద్ది. అట్లా పదట్లు తినేసేవాళ్ళము ఈజీగా. హ్మ్.
అవునా? ఓకే. అవునా? అంటే చిన్న చిన్న దోస్ చిరు దోసలు అంటారు కదా!
చిన్న చిన్న ఆహ్, ఆ! చిన్న చిన్న దోసెలనమాట. అవి చాలా చిన్నగా ఉంటాయి. మన అరచేయంత ఉంటాయండి అంతే మహా అయితే. పెద్ద సైజు ఇంకేం ఉండవు. అది ఎంతైనా తీసి తినేయొచ్చనమాట. చట్నీ గూడా అంత బావుండిద్దంటే వాళ్ళ దగ్గర, మనకల్ ఇప్పుడు మనం హైదరాబాద్ యెళ్తే మనకట్లాంటి చట్నీ దొరకదనమాట. ఏంటంటే చాలా పల్చగా ఆహ్, నీళ్ళు పోసేసి అమ్ముతారు వాళ్ళు ఆ బిజినెస్ కోసం. కానీ ఇక్కడ అలా గాదనమాట. ఆ పల్లి చట్నీ గూడా ఎంత ఆహ్, గట్టిగా ఉండిద్దంటే మనం ప్రతి బైట్‌లో గూడా అది తి మనం పల్లి తిన్నట్టే అనిపించుద్ది కొంచెం స్పైసీగా, కారంగా తెలుస్తది ఆహ్, అలా.
ఓకే. అవునా? ఓకే. ఆహా! అంటే ఆ కన్సిస్టెన్సీ కూడా అంత మంచిగా మెయిన్‌టైన్ చేస్తారన్నమాట మీ మీరుండే ప్లేస్‌లో.
అవును. ఇంట్లో మన ఏంటంటే ఇంట్లో తిన్నట్టే ఉండుద్ది. మా అమ్మగారు చేసినట్టే ఉండుద్ది. ఆ అట్లు గానీ, ఆ చట్నీ గానీ ఆహ్, అదే విధంగా ఇదైతే పొద్దున్న అయితే ఇట్లా ది ఇట్లా తింటామనమాట టిఫిన్‌లు. అప్పుడప్పుడు మధ్యాహ్నం పూట తినాలంటే, మేము మాకింటి దగ్గర బిస్మిల్లా బిర్యానీ అని ఒకటి ఉండిద్దనమాట. ఎంత బావుండిద్దంటే వాళ్ళ దగ్గర మటన్ బిర్యానీ ఆహ్, ముస్లిం స్టైల్ బిర్యానీ తెలుసు గదా! మీకు అంటే లేయర్ బిర్యానీ కాకుండా అచ్చంగా ఫుల్లు నెయ్యేసి
అవునా? ఓహో! అవునవును ఉంటుంది. అయితే మీరు హైదరాబాద్ అన్నారు కదా! ఇక్కడ కూడా బిర్యానీ ఫేమస్ కదా! అయినా మీ ఊరు బిర్యానీ మీకు గుర్తొచ్చేదా?
నాకు హైదరాబాద్ యెళ్లి మీరు దీంట్లో కొంచెం బాధపడొద్దు, మీకు బిర్ హైదరాబాదు బిర్యానీ అంటే మీకిష్టమా?